హ్మ్.
కానీ మూవీస్ మాత్రం ఫుల్‌గా చూస్తా. అంటే మా హస్బెండ్‌కి నేను, నేను మూవీస్ చూడ్డం ఇష్టం ఉండదు.
ఓకే. తను, తను చూడరా అండి? తను చూడరా మూవీస్ ఎక్కువగా?
ఆ! టైమ్‌లో ఏం చేస్తానంటే ఆ! ఆ టైమ్‌లో ఏం చేస్తానంటే పెట్టుకుంటా వాల్యూమ్ హైలో పెట్టుకుంటా మళ్ళీ.
<giggles>
హారర్ మూవీ పెట్టుకుంటా. హారర్ మూవీ పెట్టుకుంటా మళ్ళా ఆ దెయ్యాలు సినిమాలు చూడనియ్యడు నన్ను.
<chuckles> సో కావాలని దెయ్యాల మూవీ‌సే పెడతారన్నమాట.
దెయ్యాలు సినిమాలు పెట్టుకుంటా. ఆ! అంతే. దెయ్యాలు సినిమాలు పెట్టుకుంటాను చూస్తానింకా.
హ్మ్. ఓకే.
చూస్తా. చూస్తా. అ ఆ రోజు గొడవపడిన రోజు గూడా.
మీకు నచ్చిన దెయ్యాల మూవీ ఏంటండి? <chuckles> చెప్పండి ఏమంటున్నారు?
ఆ! <chuckles> అంటే ఏమో తెలీదు. నాకు ఇంకా హారర్ మూవీస్ అంటే పిచ్చి అన్నమాట. ఇంకా ఏదైనా గొడవ జరిగినప్పుడు కంపల్సరీగా మూవీ‌సే జూస్తా మెయిన్.
హ్మ్. ఓకే. <chuckles> హ్మ్. సో మీకు ఇష్టమైన దెయ్యం మూవీ ఇప్పటివరకు చూసిన హారర్ మూవీ అంటే ఏం జెపారు ఏం చెప్తారు?
ఇంకా రూమ్‌లోకొచ్చేసేసి నేను ఆ 'హేనా గ్రేస్' అని ఒక మూవీ ఉండిద్ది. 'ద పొజిషన్ ఆఫ్ హేనా గ్రేస్' అని.
ఓహ్! ఓకే. ఓకే. హ్మ్.
అసలా? అసలు మామూలుగా ఉండదు మూవీ అయితే.
హ్మ్. చాలా చోట్ల భయపెట్టేస్తాడా?
అదొకటి. అసల మామూలుగా ఉండదండి మూవీ. ఒకసారి చూస్తే అసలా మీరు కూడా అంటారన్నమాట చాలా బావుండ్డిది.
సో ఆ సినిమా నేపథ్యం ఏంటంటే స్టోరీ ఏంటి? అసలు ఏమవుతుంది అందులో?
స్టోరీ ఏంటంటే అక్కడ ఆహ్, అంటే డెవిల్ అన్నమాట. డెవిల్‌ని ఒకల్ని పోసెస్ చేస్తది. సో పోసెస్ చేసిన బాడీ‌ని వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే ఆహ్, తను చంపడానికి చాలాసార్లు ట్రై చేస్తాడు. బట్ కుదరదు.
హ్మ్. ఓకే. ఓకే. పట్టేసుంటదనమాట. హ్మ్. ఓకే. ఆ!